అది. ఆ!
తీసుకెళ్లి ఆ హాస్పిటల్‌లో చూయించాను. చూయించిన తర్వాత, మల్లా బండి మీదొచ్చేటప్పుడు గూడాను, ఈ అమ్మాయి అడుగుతా ఉంది. "ఇలాగ మా ఫ్రెండ్ ఇలాగ వేరే హాస్పిటల్‌లో చూయించిందంట. చూయించుకుందామా," అని చెప్పేసని. నాకు ఆ హాస్పిటల్ నచ్చితేనే తీసుకెళ్తా, లేకపోతే ఏదైనా గానీ ఇక్కడ ఈ హాస్పిటల్‌లోనే జేరదాం అని చెప్పేసనుకున్న.
ఆ! ఆ! అది. ఆ! ఆ! హ్మ్. ఖచ్చితంగా ఆ హాస్పిటల్ ఖర్చయినా కూడా, ఆ పెద్ద హాస్పిటల్‌కే తీసుకెళ్లాలని అనుకునావు. అది. ఆ!
హ్మ్. ఆహ్, అక్కడే చేద్దాము అని చెప్పేసని. హ్మ్. తరువాత నేనెళ్ళాననమాట. యెళ్తే, ఆ హాస్పిటల్‌కె తను చెప్పిన హాస్పిటల్‌కెళ్తే ఓకె. హ్మ్. ఆ ఫ్రెండ్ చెప్పిన హాస్పిటల్‌కెళ్తే అంతా బావుంది. మొత్తం అంతా కూడాను. ఆ డాక్టర్ కూడాను, అంతా చక్కగా చెప్పడం కానీ అండి, ఈ టెస్టులు ఏయ్యైతే ఉన్నాయో అక్కడ పదివేలైనియి నాకిక్కడ పదిహేనొందలే అయింది.
ఆ! ఆ ఫ్రెండ్ హాస్ప అదే చెప్పింది. ఆ! ఆ! చక్కగా అ అది చూడండి, ఎంత లాగేసారో ఆ డబ్బు. అదే కదా, ఉంటారు. ఆ వున్న కొద్దీ లాగేస్తారు. ఆ! ఆ!
ఎంత తేడా అసలకి. ఎంత తేడా. హ్మ్. అక్కడ రెండు లక్షలయితే నాకు డెలివరీకి హ్మ్. అక్కడ రెండు లక్షలయితే నాకిక్కడ ఇరవై ఐదు వేలయిందనమాట. అంటే ఇక్కడ ఎలా తీసుకున్నాను అని చెప్పేసనంటే హ్మ్. అడిగాననమాట. మొదటి రోజే అడిగా నేనిదన్ని గూడాను. ఆహా! ఇలా ఉంది అని చెప్పేసనుకొని, అక్కడ ఇంత కాలిక్యులేట్ చేసుకున్నాను మొత్తం అంతా గూడాను. ఆ! అనిపిచింది. హ్మ్. ఇలా అనిపిచ్చేసరికి
అబ్బా! ఎంత వ్యత్యాసం అక్కడ. ఆ! అవును. ఆ! ఆ! అవును మరి. అంత ఆహ్, వ్యత్యాసం కనిపిస్తుంది కదా! కళ్ళకి. ఆ!
మొత్తమంత ఆ! మా అయియి ఆ రేట్‌లు కానీండి, ఇయన్ని గూడా కంపేర్ చేసుకున్న. ఓకె. ఇప్పుడున్న పరిస్థితికి నేను తగ్గాలి. కచ్చితంగా తగ్గాలి, ఇప్పుడున్న పరిస్థితికి మాత్రం. హ్మ్. ఉన్న రేపొద్దున, రేపొద్దున డెలివరీకి రేపొద్దున డెలివరీకి డబ్బులుంటాయో లేవో కూడా నాకు తెలీదు.
అది. ఆ! ఖచ్చితంగా తగ్గాలి. అదే కాకుండా మీకది నచ్చింది కూడా. అవును. అంతే కదా! అటువంటప్పుడు. ఇలాంటి మంచి ఆహ్
ఆ! అట్లాంటి టైము‌ల్లో, నేను తగ్గాల్సిందే ఖచ్చితంగా తగ్గాలి నేను.
తగ్గాలి. దాని తగ్గట్టుగా మీ డక్కీగా దొరికింది. అది. ఆ!
హ్మ్. అవును. ఇక్కడ ఏంటి? ఇక్కడా పక్కనోడు చెప్పాడు. నాకు సలహా చెప్పారు.